ఆహ్, పూర్వకాలం అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఏంటంటే, అన్ని వీడియో కెమెరాలు ఏవో అవన్నీ ఉండేవి. ఆహ్, ఏదైనా వీడియో తీయాలంటే. కానీ ఎప్పుడైతే ఈ స్మార్ట్‌ఫోన్స్ అన్నవి విజృంభించాయో దాంతోటేమో ఫోన్ తోటే మనం వీడియోలు, ఫోటోలు అన్నినేమో మంచి మంచి వీడియోలు కూడా తీయడం అనేది సాధ్యం అవుతుంది. <sniffs> అలాగా ఇప్పుడు ఫోన్ తోటి మంచి వీడియోలు ఏ విధంగా మనం తయారు చేయొచ్చును. అన్నదేమన్నా దాని గురించి ఏమన్నా పంచుకోగలరా విషయం?
హ్మ్, తప్పకుండా అండి. ముందుగా మనం బయటకెక్కడికైనా వెళ్తున్నాము అంటే ఆహ్, మెమరీ అనేది ఖాళీ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మనం తీసే ఫో అంటే మనం వెళ్తున్న సమయంలో మనకి ఎక్కడ ఏం నచ్చిదో తెలీదు. ఎక్కడ ఎక్కడ క్లిక్ చేయాలో తెలీదు. అంటే కొన్ని కొన్ని ప్రదేశాలలో కొంచెం అంటే మనకి న మనకిష్టంగా మనకు నచ్చిన విధంగా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఇంకా నేచర్ అంటే ఇష్టమైన వాళ్ళకెట్లా ఉంటదంటే నాకన్ నాకు చాలా ఇష్టమండి నేచర్ అంటే. ఆ నేచర్‍లో నాకు ఎట్లా అనిపిస్తదంటే. ఆహ్, ఒక పిట్ట ఒక నీళ్ళల్లో మునిగి తేలుతా ఉంటది కద. స్నానం చేసే విధానం కూడా నాకు అది కూడా క్లిక్ చేయాలన్నంత ఇష్టం ఉంటదనమాట. అంటే ఒక నేచర్ లవర్‌గా నాకు ప్రతి ఒక్కటి అంటే నేను ఈ ఏంటంటే కొన్ని కొన్ని ఉంటాయి. ఎవరో పడ్డారనో లేపోతే ఏదో ఏను అట్లాంటి నాకు ఆ! అలాంటివి చేయటం నాకు ఇష్టం ఉండదు.
ఆహ్ అవునవును. అవునవును. అంటే నేచర్ ఇప్పుడవును మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు. ఓ పక్షి ఏమో స్నానం చేయడం అన్నది అది నిజంగానేమో ఒచ్చి నేచర్ లవర్స్ కంటే చాలా ప్రియమైనటువంటి షాట్ అనమాట. అలాంటివి మరి ఇప్పుడు ఫోన్‌లోనేమో మీరు వీడియో చేస్తే ముందు ఇందాక చెప్పారు. ఏంటది మెమరీ ఏమో చెక్ చేసుకోవాలి అని చెప్పి. <sniffs> ఈ మెమోరి అనేసి అంటే వీడియోలకి ఎక్కువ మెమరీ అవసరం ఉంటుందనా? మీ ఉద్దేశం.
హ్మ్. అవు అవును. అవును. వీడియోస్ కానియండి అంటే ఇప్పుడు ఒక వీడియో మనం ఒకటి తీసినా గాని ఒక జీబీ పోయినా. మనం ఒక 100 ఫోటోలు తీసామంటే, ఆ 100 ఫోటోలు కూడా జీ అంటే ఫోన్ కెపాసిటీని బట్టి ఉంటది. అంటే ఆ ఫోన్ అనేది ఆహ్, స్క్రీనింగ్ అనేది ఒక మంచిగుందనుకోండి. ఇప్పుడు హెచ్‍డీ ఉంటది ఫుల్‌హెచ్‍డీ ఉంటది ఫోర్‌కే, టెన్‌కే దాకా ఇప్పుడు వస్తున్నాయి మనకు చెప్పాలంటే ఫోన్లలో కెపాసిటీస్ కూడా అట్లా మనం చూసుకోవాలి. అంటే ఫోన్ కెపాసిటీని బట్టి స్క్రీన్ ఆహ్, పిక్ తీసేది మనకు ఆహ్, హెచ్‍డీ దానికి కొంచెం తక్కువ పడిద్ది. ఎ ఫుల్‌హెచ్‍డికి కొంచెం పెరిగిద్ది. అట్లా ఒక్కొక్క స్టేజ్‌కి, ఒక్కొక్క రేంజ్‌కి కొంచెం పెరుగుతా వస్తది దాని జీప్ వేస్టేజ్ అనేది, ఎంబీ అనేది. కాబట్టి మనం చూసుకోవాలి ఫస్ట్. మన దానిని బట్టి దానికి ఎక్స్ట్రా ఏమన్నా మళ్ళీ మనం అంటే స్టోరేజ్ కోసం ఏమన్నా తీసుకెళ్ళాలి వెంటనే ఒకవేళ స్టోరేజ్ ఫుల్ అయిందనుకోండి. మనకి ఏదైనా హ్మ్.
ఓకె. ఆ! ఓకె. ఓహ్! ట్రాన్స్‌ఫర్. ట్రాన్స్‌ఫర్ చేసుకొని అది అందులో మెమరీకి ఆ స్టోరేజ్ క్లియర్ చేయడం అన్ని అంతేనా?
అవును అట్ ఆ! ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్ టైప్ ఉంటాయి గదా! అంటే మనకు ఒక టీబీ అని ఏవోయో అట్లా ఉంటుంటాయి మనకి. అదొకటి మనం క్యారీ చేసుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న ఒకాళ అది అయిపోయినా కానీ, మనం దాంట్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనకి ఇక్కడ మెయిన్‍గ ఎదురయ్యేది ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవటం. ఎంత మంచి ఫోన్ అయినా కానీ మనం ఎక్కువ వాడితే మహా అయితే ఒక 4 గంటల కన్నా ఎక్కువ రాదండి. అంటె అదే పనికి వాడితే, అంటే ఫోటోస్ కాని వీడియో గాని తీసుకుంటే ఫోను వీడియో తీసి అ! డ్రైన్ అయిపోతుంది. ఫోన్ ఎక్కువ మనం వీడియో తీస్తున్నామంటే అది ఆన్‍లోనే ఉంటది కాబట్టి దానిలో ఉన్న ప్రతి ఒక్క భాగము లైట్ ఎలగటం గాని ఆహ్, వీడియో రికార్డింగ్ అవ్వటం గాని దానిలో మదర్‌బోర్డ్స్ గాని ఇంకేదైనా సరే ఎప్ ఆన్‍లో ఉంటది కాబట్టి 4 గంటల కన్నా మనకి ఎక్కువ సేపుండదు. కాబట్టి మనం మెయిన్ వాటికి కావాల్సిన బ్యాటరీ బ్యాకప్ కోసం మనకు కావాల్సిన, ఆహ్, ఇవి ఉంటాయి గద. ఛార్జర్ గానీ లేదా పవర్‌బ్యాంకులు గానీ. హ్మ్, అలాంటివి మనతో పెట్టుకొని వెళ్ళటం ద్వారా ఏందంటే ఒకాళ మనం అంత దూరం వెళ్ళింది వృధా అవ్వకూడదు కాబట్టి ఇలాంటివి మనం జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఆ పిక్చర్ అనే మన కావాల్సిన ప్రతి ఒక్క పిక్చర్‍ని క్లిక్ చేసుకునే అవకాశం మనకుంటుంది.
ఆ! అవునవును. అవునవును. ఆ! తొందరగా డ్రైన్ అయిపోతుంది. అవును. ఆ! అవును చార్జరు అవునవును. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు. దాన్నేమంటారు? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనేసని. ఇప్పుడు మనం ఫోనుల్లోని ఆ క్లిక్ చేసినవి డైరెక్ట్‌గా ఫోన్‌లో సేవ్ కాకుండ ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌లోకి అనమాట వెళ్ళేలాగా మనం చేయొచ్చునా? లేకపోతే ఫోన్‌లోనే ముందు మనం అంతా వీడియోలన్నీ రికార్డ్ చేసుకొని స్టోర్ చేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా?
అవును. అట్ల చే అవును. మనం దానిలోకి ట్రాన్స్ ఒక పెన్ డ్రైవ్ లాంటి దాన్నో మాములు డ్రా చేసుకోవటం లేదంటే ఆహ్, వైర్ ఉంటది మనకి. ఆ వైర్ హెచ్‍డిఎంఎల్ వైర్ ఉంటాది. దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అట్లా డైరెక్ట్‌గా చేసుకోటానికి ఉండదనమాట. ఫోన్ నుంచి తీస్తే మనం. ఏదే ఫోన్ నుంచే కాదు
ఆ! ఓహ్! అంటే ఫోన్‌లో రికార్డ్ చేసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలనమాట.
ఆహ్, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర మంచి ఆహ్, కెమెరాస్ ఉన్నాయి. ప్రొఫెషనల్ కెమెరాస్ ఉన్నాయనుకోండి. ఆ ప్రొఫెషనల్ కెమెరాస్ గూడా మనం వాడుకోవచ్చు. ప్రొఫెషనల్ కెమెరాస్‌కి ఏందంటే మనకి ఆహ్, మెమరీ కార్డ్ వస్తది. కాబట్టి మెమరీ కార్డ్ అనేది ఒకటి ఒక 4 మెమరీ కార్డ్‌లు పెట్టుకొని పెడితే ఒకటి ఫుల్ అవ్వగానే ఇంకొకది తీసేసుకుని అందులో ఉన్న డేటా మొత్తం మనం అందులోకి ఫార్మాట్ చేసుకోవచ్చనమాట. దాంట్లో ట్రాన్స్ఫర్ జేసుకోవచ్చు. కాబట్టి మనకి ఈ అంటే ఫోన్ క ఫోను ముఖ్యమే. కాకపోతే ప్రతి చోట మనం కెమెరా తీయలేము. గాబట్టి ఫోన్ అనేది కొన్ని కొన్ని చోట్ల వా వాడొచ్చు.
ఆ! ఓకే. ఓకే. ఓకే. అంటే హ్యాండీగా ఉంటుంది. కనుకన క ఫోన్ ఏమో బెటర్ అంటారు, కెమెరా కంటే. కానీ ఈ ఫోన్ ఇప్పుడు మనకి ఫోన్‌ల్లోనూ చాలా ఫోన్‌లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లు అన్నీను. ఏ ఫోన్‌లు మంచివంటారు? ఈ వీడియోలు అవి చేయడానికి దానికి?
ఆ! అవును. అవునండి. అవును. హ్మ్. ఏ ఫోన్‌లు మ <chuckles> ఏ ఫోన్‌లు మంచివి అంటే అండి. ఈ మధ్య కాలంలో ఇప్పుడు అన్నిట్లో కన్నా ఒక మంచిది ఏందంటే, ఇప్పుడు ఐఫోనే అంటారు. అంటే ఇట్లా అంటే మన రేంజ్‌ని బట్టి కాబట్టి. ఐఫోన్ అంటే ఒక రూ. 1,00,000 పెడితే కాని ఆ ఐఫోన్ రాదు. అంటే ఆ రేంజ్ కాకుండా, మేము అయి నా విషయానికి వస్తే నేను ప్రిఫర్ చేసేది. ఒప్పో కంపెనీ లేదంటే వన్ ప్లస్ నేను ఎక్కువ ఆహ్, క్యారీ చేస్తాను. నేను అవే తీసుకుంటాను. నేను అంటే యాపిల్‌లో ఏందంటే, కొన్ని కొన్ని అప్లికేషన్స్ మనం కొనుక్కోవాల్సి వస్తది. ఏమన్నా కావాలంటే డబ్బులు పెట్టి.
మంచి క్వాలిటీ. ఓహో! అన్ని ఫ్రీ ఉండవనమాట. ఆహ్, మరి ఆపిల్‌లో నేమో ప్లే స్టోర్ అని ఏదో ఉంటుంది కదండీ. అందులో నుంచి మనం ఆపిల్ వాడు డౌన్లోడ్ చేసుకోవచ్చుననుకుంటాను చాలా మట్టుకి.
ఆ! ఫ్రీ ఉండవు. ఇప్పుడు వీటిలో అనుకోండి ఆ! అవును. ఆ! డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే దానికి ప్రతి ఒక్క యాప్‍కి అమౌంట్ అనేది ఉంటదండి. వాడు కొన్ని మాత్రమే మనకు ఫ్రీ ఇస్తాడు. ఇంగా, ఇంగ ప్రతి ఒక్కటి మన పిడిఎఫ్ కావాలన్నా గానీ, ఇంకా ఏదైనా యాప్ కావాలంటే, యాపిల్ స్టోర్‍లోనే మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తది. డబ్బులు పెట్టాల్సి వస్తది. అంటే మనం ఫోన్ కొనుక్కుంది కాక, మళ్ళీ ప్రతి ఒక్క అప్లికేషన్ ఆ! ఎనిషన్ అడిషనల్ ఖర్చు కాబట్టి. అది కూడా దాని యూసేజ్ గూడా అన్నిటిలాగా ఉండదనమాట. కొంచెం డిఫరెంట్ ఉంటది. ఆహ్, మామూలు ఫోన్స్‌కి ఇప్పుడు ఈ య ఐఫోన్‌కి కొంచెం డి వేరియేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి, నాకు రెగ్యుల్‌గా అ అలవాటయిందంటే, నాకు ఒప్పో ఫోన్. నేను ఇప్పుడు కాదు. నేను గత ఆహ్, ఆహ్, 10 ఇయర్స్ నుంచి ఒక ఎయిట్ 8 సంవత్సరాల నుంచి నేను ఇయ్యే. ఒప్పో కాని, వన్ ప్లస్‌ గాని క్యారీ చేస్తున్నాను. నాకు ఇందులో ఫోన్ కెమెరాస్ తొక్కా, పిక్చర్ క్వాలిటీ నాకు బాగా నచ్చిద్దండి వీటిల్లో. అంటే
ఓహ్! అన్ని ఫ్రీ ఉండవనమాట. ఆ! అడిషనల్ ఖర్చు. అవును. అయితే ఇప్పుడు మీరు ఈ ఫోన్‌తోటి వీడియోలు అవి చేసి చిన్న చిన్న రీల్స్. ఈ మధ్యన నేంటంటే ఎక్కువగా మనం యూట్యూబ్‍లో చూస్తుంటాం. రీల్సు, షార్ట్సు ఇలాంటివన్నీను యూట్యూబ్ కోసం అనమాట. అలాంటివి తయారు చేయొచ్చునా మనం?
ఆ! త్ తప్పకుండా అండి. నేను కాకపోతే మనీ ఎర్నింగ్ గురించి అయితే ప్రయత్నించను. నాలో ఉన్న ఒక టాలెంట్‌ని నేను గుర్తించి. నా వేరే వాళ్ళకి నేను నేను అందరికి చూపించే విధంగా నేను ఏదన్నా నేచర్ గురించి ఏదైనా వీడియోస్ తీస్తే, నేను ఆహ్, యూట్యూబ్‍లో వీటిలో పెట్టాను గానీ, నేను ఫేస్‌బుక్ లాంటివి. ఇన్స్టాగ్రామ్ లాంటివి. అంటే ఒక మంచి ఒక క్లిక్ నాకు ఇంకొకటి ఏందంటే, ఉదయాన్నే సూర్యుడు ఉదయించే సమయము. అస్తమించే సమయంలో సూర్యుని కాంతి అనేది మనకి ఆహ్, ఎరుపు రంగులో ఆ! కనిపిస్తూ ఉంటది. ఆ! అట్ నాకు అట్లాంటివి అట్లాంటివి అంటే బాగా నాకిష్టం అనమాట. ఆ సమయంలో ఏదైనా ఒక పిట్ట దాన్ని, ఆ సూర్యునికి క్లిక్ అయ్యేలాగా. ఆ! <chuckles> చాలా బ్యూటిఫుల్‍గా ఉంటది. నాకు ఇలాంటివి ఏందంటే ఆహ్, నాకు ఇట్లా ఇష్టం ఉంటదనమాట. మంచి మంచి సీనరీస్ గాని మ హ్మ్.
అవును. ఉంటుంది. ఆ! చూస్తే ఆ! చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనేసని. మీరు ఇప్పుడు ఇలాంటివి సీనరీస్ మీకు అంతా నేచర్ లవర్‌లా ఉన్నారు కదా మీరు. ఆ! అందుగురించి నేచర్ ఏమో తీసినటువంటివి ఏవైనా ప్రముఖ వీటిది. ఆ! డిస్కవరీ చానెల్ ఏవో నేషనల్ జియోగ్రాఫిక్ తర్వాత ఇంకా కొన్ని కొన్ని ఇలాంటివి మ్యాగజైన్సు అవి ఉంటాయి. వాళ్ళు ఏమో పబ్లిష్ చేస్తే, వా అలాంటి వాటిలోనేమో వచ్చి మనకు పేరు కూడా వస్తుంది. ఫలానా దాంట్లో ప పబ్లిష్ అయింది మన ఫోటో అనేసని. అలాంటివి ఏమన్నా చేసారా? అలాంటి వాటికి ఏమన్నా పంపిస్తూ ఉంటారా?
హ్మ్. హ్మ్. అవును. అవును. లేదండి. లేదు. అలాంటివి ఏం చేయలేదు. వాటిలో కావాలంటే మనకి ప్రొఫెషనల్ కెమెరాస్ అని ఉంటాయనమాట. అవేందంటే ఆల్ ఆహ్, 10,00,000 అంటే అంత అంత రేట్‌లో ఉంటాయనమాట. మనకంత ఆ!
ఓహ్! ఆ! ఆహ్, అంటే మనం ఈ ఫోన్‌లో తీసిన వీడియోలు, ఫోటోలు, అవి వాటికి సరిపోవుమో ఆ క్వాలిటీ. ఆ! ఇంకా మంచి క్వాలిటీ ఉండాలనమాట వాటికి.
సరిపోవండి. <chuckles> సరిపోవండి. అసలు వాటి చాలా. చాలా మంచి క్వాలిటీ ఉండాలి వాటికి. అంటే వాళ్ళు ఎట్లా తీస్తారంటే, ఒకా ఆహ్, ఆహ్, య 500 మీటర్ల దూరం ఉన్నా గానీ, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా గానీ, ఒక ప్ పిక్చర్ అనేది తిస్తామండి. ఇప్పుడు ఈ టైగర్‌లు, ఈ పులులు సింహాలు ఉండేవన్నీ గమనిస్తే మనం. ఇ లేదా ఒక పిట్టలు అనేవి ఆహ్, నీళ్ల పైన నిల్చొని ఉండటం. ఇవన్నీ ఏందంటే ఒక ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నా గానీ క్యాప్చర్ చేసే విధంగా ఉండాలనమాట. అప్ ఆ పిక్స్.
అవును. అంటే వాటికి హైస్పీడ్ ఉంటాయి. మంచి లెన్స్‌లు ఉంటాయి. ఆ! ఎస్ఎల్ఆర్ ఏవో లెన్స్‌లంటూ ఉంటారు కదా. హ్మ్. అది
ఆ! అవునవును. అంటే ఆ లెన్స్. ఆ లెన్స్ గార్డ్స్ 2 వే 2,00,000 3,00,000 ఉంటది. అంటే కెమెరా కాకుండా. ఆ లెన్సే ఆ కాస్ట్ అంత పెడతారు అనమాట వాళ్ళు. అదేందంటే మన చెయ్యి అంత పొడుగు ఉంటది ఆ లెన్సే. ఆ! అంత హ్మ్.
అవునవును. అవునవును. ఆ పెద్దది కెమ ఎందుకు మనం దీంట్లో చూస్తుంటాం. ఇప్పుడు క్రికెట్ జరుగుతుందనుకోండి. ఎక్కడైనా ఆ! ఆ క్రికెట్ ఆహ్, మ్యాచ్‍లు అన్నీ జరుగుతుంటే, వాళ్ళు ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి ఎక్కడో మేడ మీద ఉన్నటువంటిది ఓ సీనరీ ఫోకస్ చేస్తుంటారు. చాలా జూమ్ చేసి. ఆ! చాలా దూరం నుంచి 1 కి.మీ. దూరం నుంచి క్యాప్చర్ చేస్తాయి అవి. <sniffs> సో, అలాంటి కెమెరాలు కొంచెం కాస్ట్‌లీ ఉండాలంటారు. అలాంటి వాటికి. అంటే మ
ఆ! అవును. అవును. అవును. ఖచ్చితంగా ఇప్పుడు మీరు క్రికెట్ అయ్యి అంటున్నారు. కాబట్టి ఆ క్రికెట్ అలాంటి చోట్ల మనం క్యాప్చర్ చేయాలంటే కెమెరాస్‌తో వెళ్ళి, ఒక పర్మిషన్ అంటూ మనకు ఉండాలనమాట. ఆ పర్మిషన్ అంటే మనకు ఎంతో డబ్బు వాళ్ళకి చెల్లిస్తే దాన్ని, ఆ డ్ పర్మిషన్స్ అనేది రాదు. అంటే మనం ఏందంటే మనకొక ఇష్టం కాబట్టి ఒక హ్యాబిట్‌ లాగా తీస్తాం గానీ, అలాంటి వాటికి వెళ్ళాలంటే కం ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఉండాలి.
అవును.
ప్రొఫెషనల్ కెమెరాస్ అనేది ఉండాలి మన దగ్గర. అలాగే పర్మిషన్స్ కంపల్సరీ. అంటే ఇప్పుడు మనం ఎవరినంటే వాళ్ళు ఫోటోలు తీస్తే ఊరుకోరు వాళ్ళు. అట్ల కాబట్టి మనకేందంటే, మనకి ఇప్పుడు ఈ బర్డ్స్ ఇవేందంటే మనకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇవి తిరిగేవి బయట. ఆ! ఎఫ్‌బి. అట్లా <chuckles> అట్లా కాబట్టి మనకు టెన్షన్ ఉండదు వాటి వలన. మనం నేచర్ జోలికెళ్ళొచ్చు. కానీ, ఈ బయట ఈళ్ళు ఉంటారు కదా సెలబ్రిటీస్. ఇలాంటి చోటుకి యేళ్తానికి మనకి పర్మిషన్ అది ఓన్లీ మీడియాకే సాధ్యం ఉంటది. కాబట్టి మనదేందంటే ఈ ఫోన్‍ల వరకు ఈ చిన్న చిన్న కెమెరాలు అంటే ఒక 1,00,000 లోపు కెమెరాలు.
అవునవును. ఆ! నేచర్ కనుక అవి ఫ్రీ ఎవరైనా తీయచ్చు. అవును. అవునవును. అవును. అయ్
ఇప్పుడు నా దగ్గర సోనీ కెమెరా ఉంది. ఆ సోనీ కెమెరా ఏందంటే ఆహ్, 85,000 ఉంటదది. అదేందంటే ఇంక లాంగ్ ఉండేది. మనకు అంత క్లారిటీ రావనమాట అందులో. దగ్గర దగ్గర తీసుకోవచ్చు కాని.
అవును. అవును. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే, చిన్న చిన్న రీల్సు, షార్ట్సు అవి చేసి. యూట్యూబ్‌లో ఏమైనా పబ్లిష్ చేసారా పంపించారా? ఆ!
అట్లా! నేను రీల్స్, షార్ట్స్ అయితే యూట్యూబ్‌లో చేస్తానండి. పెడతా ఉంటాను. కాపోతే చెప్పాను కదా ఈ మనుషులివి కాదు. నేను కేవలము ఇట్లా ఈ బర్డ్స్ లేదంటే ఈ డాగ్స్ ఏమన్నా హెల్పింగ్ ఆహ్, వీడియోస్ ఉంటాయి కదా! అంటే వాటికి ఆ!
ఆ! అదే. ఆ! అవును వాటికి, వాటికి కూడా వ్యూవర్స్ ఎక్కువ ఉంటారండి. నేను ఒకా ఒక వీడియో చూసాను యూట్యూబ్‍లోని. మీరు, మీరు చెప్పినవే ఒక పక్షి అనమాట. అది పిల్లల్ని పెట్టడం. వాటిని రేర్ చేయడం అదంతానేమో ఒక సీక్వెన్స్‌లో అంతా తీసాడనమాట. చాలా అద్భుతంగా ఉంది! అలాంటివన్నమాట ఆహ్, మీరు కూడా పెడితే పెడితే వాటికి వ్యూవర్స్ ఉంటారు. <sniffs> హ్మ్. సో, రీల్స్ అవి చేయడం అంతే. మీరు ఎక్కువగా నేచర్‌వే చేస్తున్నారు గనక. <sniffs> అది. అయితే మీరు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఏంటి మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను, ఇప్పుడు తెలుసుకున్నాను. నాకు తెలియనివన్నీను. <sniffs> మీరు కొత్త వాళ్ళకి అనమాట. ఓ చిన్న ఛాలెంజు లేదా ప్రాక్టీసు కొత్తగా అనమాట చేయాలంటే, ఒక 10 నిమిషాల్లో ఏదన్నా, ఒకా ఇది చేయాలంటే, వాటికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు?
అయ్యో! ఛ! <chuckles> హ్మ్. హుహు. హుహు. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మనము ఒక వీడియో నేర్చుకోవాలంటే అండి. ఫస్ట్ మన మనకు కావాల్సిందంటే, ఒక పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనేది కావాలి. అంటే ఖచ్చితత్వం అంటారు కదా! అందులో కొన్ని కొన్ని ఉంటాయి మెళకువలనేది అది నేర్చుకోవాలి. అది ఏందంటే మనకి నేర్చుకోగానే వెంటనే వచ్చే విద్య కాదు. అవేంటంటే కొ చెయ్యగా చెయ్యగా మనకి ప్రయత్నించగా ప్రయత్నించగా అవనేది, ఇంక మనం దాంట్లో ఒక అదే చదువుకు చదువుకి ఎంత చదువుకున్నా కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యమని అంటూ ఉంటారు మనకి. <smacks lips> అంటే మనకు ఉద్యోగరీత్యా కాని, ఏదైనా సరే. అట్లా ఇందులో కూడా అంతేనండి. ఏదైనా సరే ఊరక మనం యేళ్ళి ఇన్సిట్యూట్‍కెళ్ళో ఎక్కడో యేళ్ళి నేర్చుకొని వచ్చామంటే సరిపోదు. దానికి మనం ప్రయత్ ఫస్ట్ చిన్నగా మొదలుపెట్టాలి. అంటే ఒక ఫోటో ఎడిటింగు. లేదంటే చిన్న ఒక ఆహ్, ఒక 5 ఒక ఒక నిమిషం ఎడిటింగ్ ఉంటయి కదా. ప్రస్త్ ఫస్ట్ అది స్టార్ట్ చేయటం వల్ల చిన్నగా వస్తాయి. మనకు ఏదొచ్చినా కానీ మనం ముందు ఆహ్, ఇట్ల అన్నారు కదా ఫేస్‌బుకు ఇట్లాంటి సోషల్ సైట్స్‌లో డౌన్ల్ పెట్టాము అంటే, అక్కడ వచ్చే కొంతమంది మనకు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఇట్లా చేయండి. ఇలా చేయండి అని. ప్రతి ఒక్కళ్ళ సజెషన్స్ కూడా మనకు ముఖ్యమే. మొదట మొదలుపెట్టే సమయంలో కాబట్టి ప్రతి ఒక్కటి మనం సజెషన్స్‌గా తీసుకో, నెగెటివ్‌గా ఏది తీసుకోవద్దండి. ఫస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా నెగెటివ్ తీసుకున్నామంటే మన ప్రయాణం అక్కడితోనే ఆగిపోతుంది. కాబట్టి, ఏది మనకి ఎవరు ఏ సలహా ఇచ్చినా దాన్ని పాజిటివ్‍గా తీసుకోవాలి.
అవునవును. అవునవును. ఓకే. ఓకే. ఓకేనండి. అవును. ఆ! అన్ని సలహాలు పాజిటివ్‌గా తీసుకోవాలంటారు. ఓకే. సో, చాలా బావుందండి. చాలా చక్కగాను ఫోన్‌తోటి వీడియోలు, కెమెరాలు అంతా చాలా ప్రొఫెషనల్‌గా అనమాట అంతా చెప్పారు. దీనివల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు దీంట్లో ఏబీసీడీలు తెలియకపోయినా, ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది. ఇంకా మరిన్ని విషయాలతోటి ముందు ముందు మనం మాట్లాడుకుందాం. చర్చించుకుందాం. అంతవరకు ధన్యవాదాలండి.
అంతే. అంతే. ధన్యవాదాలండి. నాకు మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ధన్యవాదాలు.